ఆఫీస్‌లో గానివ్వండి, ఎక్కడైనా గానీ కొన్ని మనం చేసేది పని దగ్గర మిగతా కొలీగ్స్ వాళ్ళతో మనం చాలా సార్లు కలిసి పని జేస్తూ ఉంటాం మనం. అంటే ఈ టీమ్ వర్క్ కల్చర్ అనేది ప్రతి చోట ఉంటుందనమాట. అసలిలా మనం కలిసి పనిజేయడంలో ఎక్కడైనా గానీ, ఆఫీస్‌లో మీ దృష్టిని ఎలా మార్చిందంటారు?
ఆ! అది సాధారణంగా మనిషేంటంటే టీమ్ వర్క్ చేస్తే సక్సెస్ ఏమో అచ్చి చాలా అద్భుతంగా ఉంటుందండి. అలా కాకుండానేంటంటే, టీమ్‌లో నేంటంటే, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి కోపరేషను, కోఆర్డినేషను లేకపోతే ఆ పని అంత సక్సెస్ కాదనమాట. మనం పల్లెటూర్లోని చూడండి వ్యవసాయదారులు
హ్మ్. నిజంగా.
మ ఫస్ట్ ఏమో తొలకరి వర్షం పడంగానే, ఈ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్ అంటే నాట్లు వేస్తూ ఉంటారు. ఆ! ముందు నారు వేస్తారు. ఆ నారునేమో అచ్చి, ఆ పొలం ఏమో దమ్ము చేసి, నాట్లు వేస్తారన్నమాట. అంటే మొక్కల్ని, ప్రతి మొక్కల్ని, ఎ ఎడ ఎడంగానన్నమాట. అవన్నీనేమో వాటిని పాతడం అన్నమాట. <giggles> అయితే దానికి మనం చూస్తుంటాం. అంటే మనకు రియల్ లైఫ్‌లో ఆహ్, చూడగలిగే అదృష్టం ఉంటే పల్లెటూరికెళ్లి చూడొచ్చును. <sniffs> లేదు అంటే, మన సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. అవి కళ్ళకి కట్టినట్టు. <sniffs> అయితే వాళ్ళేం జేస్తారు? వరుసగా
హ్మ్. నారేస్తారు. అవును. నాట్లేస్తుంటారన్నమాట. హ్మ్. అవును. నిజంగా. ఆ! అంటూ వాళ్ళు గూడా ఒక క్రమ క్రమ పద్ధతిలో ఒకదానికొకటి ఎడమగా వేస్తుంటారు కదా!
ఆ! ఓ సిస్టమాటిక్‌గా అ ఆ! ఓ సిస్టమాటిక్‌గా పాటలు పాడుకుంటూ, ఆ? వాళ్ళు జు మీరు గమనించారో లేదో, నేను చిన్నతనంలో చూసేవాడిని. <sniffs> ఆ! పొలాలు గట్టు మీదేమో అక్కడ నించొని ఎంతమంది అనమాట, ఆడవాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా లేడీస్ ఏమో ఈ పని చాలా శ్రద్ధగా చేస్తారని, వాళ్ళకేమో ఈ పని అప్పచెప్తారనమాట. <sniffs> ఏది నాట్లు వేయడం అదీను. ఇంక మగవాళ్ళేమో, వాళ్ళకి సపోర్ట్ గాను, ఆ నారు దుబ్బులు అన్ని నేంటంటే, వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవరి చేతిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దుబ్బు పట్టుకుంటారు. అంటే అందులోనేమో కొన్ని, ఒక వందలేమో ఇవి చిన్న చిన్న వరి ఆహ్, పిలకలు, మొలకలు ఉంటాయన్నమాట. వాటన్నిటిని తీసి వేస్తారు. ఆ చేతిలో ఆ దుబ్బు అయిపోయిందన్న అది గమనించాడంటే, ఒక మగతనేమో మగవాళ్ళుంటారు వరుసగాను. వాళ్ళేమో అచ్చి టకటకమని హా! వీ వీళ్ళు మరి వాళ్ళొచ్చి ఆ దుబ్బులు మళ్ళీ గట్టు మీదకోచ్చి, ఆ దుబ్బులు తీసుకొని, మళ్ళీ వెళ్లి ఉండ వాళ్ళున్నా ప్లేస్‌కే‌నేమోవాళ్ళు విసిరేస్తూ ఉంటారు. <sniffs> ఎవరి చేతులు అయిపోతే వాళ్ళకి ఇమిడియేట్‌గాను. ఆ 3, 4 మొక్కలు ఉండగానే చేతిలోనే ఓ దుబ్బన్నమాట చేతులోకి‌స్తారు. అప్పుడు అది, ఇది కలిపి పెట్టి నాట్లు వేస్తుంటారు. ఇలాగా ఒక సిస్టమాటిక్‌గా చాలా అద్భుతంగానేమో అచ్చి నాట్లు అన్ని వే వేసే కార్యక్రమం అన్నమాట జరుగుతుందండి. అది టీమ్ వర్క్‌కేమో ఉదాహరణ. అంటే అందులోని <sniffs>
హ్మ్. నిజంగా. హ్మ్. హ్మ్. నిజంగా. హ్మ్. ఆహా! అంటే వీళ్ళకి నాటేయడానికి వీళ్ళు అందిస్తూ ఉంటారన్నమాట. సహాయం జేస్తూ ఉంటారు పక్కన. ఆ! హ్మ్. నిజంగా. ఇలా పనిజేస్తున్నప్పుడు గూడా, వీళ్ళకి, మీరన్నట్టుగా పాటలు పాడుతూ, ఒకరితో ఒకరు మంటే మాట్లాడుకుంటూ, కాలక్షేపం జేస్తుంటే, అసలు వీళ్ళు చేసిన సమయం కూడా తెలియదు కదా?
సమయం తెలీదు. సమయం తెలియకుండా ఉండడం కోసం ఆహ్, చాలా చక్కగా ఇటువంటి సిస్టమేమో ఆది అనాదిగా ఒచ్చింది. <clears throat> ఇవ్వాళంటే కార్పొరేట్ కల్చర్ ఒచ్చింది గానీ, పూర్వం ఏమో అచ్చి మరీ, ఇదే గదా! సో, దాన్నుంచే అలాగన్నమాట. ఎన్ని కార్పొరేట్ ఆఫీస్‌లో చూడండి. వీళ్ళందరిని ఎంకరేజ్ చేయడానికి దానికి నేంటంటే, రకరకాల మెజర్స్ తీసుకుంటారు వాళ్ళు. ఎవరు కార్పొరేట్ సంస్థలు. ఆ! అంటే మం
అవును. ఆ! ఆ! ఇంతకుముందు ఆ! ప్రోగ్రామ్సు. అవునండి. వీ వీకెండ్‌లో కొంచెం ఫన్ ఫన్ ప్రోగ్రామ్సు అలాంటివి కండక్ట్ జేస్తూ ఉంటారన్నమాట.
ఆ! ఫన్ ప్రోగ్రామ్సు, వాళ్ళనేమో బయటికి తీసుకొని వెళ్ళటం అని, రకరకాలు ఆహ్, ఉంటాయన్నమాట. <sniffs> అయితే ఇప్పుడేమవుతుందంటే‌ను ఈ కార్పొరేట్ ఇంకా ఆఫీస్ అట్‌మోస్‌స్ఫియర్ కూడా, చాలా చక్కగానేంటంటే వాళ్ళకి పని చేయడానికేమో ఉత్సాహంగా, ఆఫీస్ రావడానికి ఉత్సాహంగా, మనం ఆహ్, ఇప్పుడేంటంటే మనకి గవర్నమెంట్‌లో కూడాను, ఇటువంటివి అనమాట, ఆ టీమ్ వర్క్ అనమాట, అది నేర్చుకుని ప్రతి ఒక్కళ్ళు అది చక్కగా అర్థం జేసుకుంటే, ప్రొడక్టివిటీ అనేది చాలా బావుంటుందండి. అయితే
ఆ! అవును. నిజంగా. మీరన్నట్ నిజంగా మీరన్ మీరు అంటున్నారు గదా! గవర్నమెంట్ అని. సాధారణంగా జనాలలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం కదా! అసలు గవర్నమెంట్ ఆఫీస్‌లలో మీరన్న టీమ్ వర్క్ నిజంగా ఉంటుందంటారా? అసలు అంటే సమయానికి రారు. ఇలాంటివి ఉంటాయి గదా కొన్ని కంప్లెయింట్స్.
ఆ! అవునవును. ఆ! అంటే అవన్నీ అది ఓకే. కొ ఆఫీస్సులోని వాటిలోని. కానీ, మా తాలూకా ఆఫీసు, ఆ రోజుల్లోనే ఒక చిన్న ఇన్సిడెంటేమో మీకు చెప్తాను. టీమ్ వర్కు ఎంత ముఖ్యం అనేది అది మన మనసుననమాట. మన మనసునేమో మార్చాలన్నమాట. ఒక ఇన్సిడెంట్. దాంతోటేమో అప్పుడు టీమ్ వర్క్ తాలూకా విలువేమో మీరు తెలుసుకుంటారు. ఆ! అది అంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం గాని, రెస్పెక్ట్ గాని ఇలాంటివన్నీ పెరిగాయనుకోండి. ఇప్పుడు బాసు అ బ బాసుకేమో కింద వ ప తన కింద పని చేసే వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరగాలి. అలాగే ఆ! అదే విధంగా నేంటంటే, కింద పని చేసేవాళ్ళు పై వాళ్ళ మీద రెస్పెక్ట్ ఆహ్, పెరగాలన్నమాట. ఉదాహరణకి
ఆ! చెప్పండి. హ్మ్. ఓకే. ఖచ్చితంగా. రకరకాలు అంటే మరి ఏ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగిందండి? మీకు మీరు అంటున్నారు గదా! ఇప్పుడు?
ఆ! ఒక 2 ఇన్సిడెంట్లు, నా రియల్ లైఫ్‌లోని నా విషయంలోని జరిగిందోకటి. తర్వాత మా ఆఫీసులోనేంటంటే, ఒక టీమ్ ఉన్నప్పుడేమో అప్పుడు జరిగింది ఇంకో విషయం. 2 నేమో నేనే విట్‌నెస్సు. <sniffs> నేనే ప్రత్యక్ష సాక్షిని కూడా. అయితే ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం. అది సుమారుగాను సెప్టెంబరు ఆహ్, యెస్. ఆగస్ట్ నెల. ఆగస్ట్ నెలలోనే
ఆ! చెప్పండి. ఆ! ఓకే. హ్మ్. ఓకే. <chuckles> ఓహ్! ఓహ్! ఓహ్! అంటే స సరిగ్గా ఇప్పడకి 50 సంవత్సరాల క్రితం ఇది జరిగింది.
ఆ! ఆ! ఆ! అంతే. 1974, 55 సంవత్సరాలు <sniffs> పైనే అయింది. <clears throat> అవి నేను కొత్తగా కాదు సర్ ఆ!
హ్మ్. నేన్ పైనైపోయింది ఆ! కానీ నిజంగా మీకిప్పటికి గూడా గుత్ ఇప్పటికి గూడా గుర్తుంది అంటే, అదేదో చాలా గుర్తుండిపోయే సంఘటన లాంటిదన్నమాట.
ఆ! మరి ఇలాంటి సంఘటనలు మనకేమో జ జీవిత పర్యంతం గుర్తుంటాయండి. <sniffs> అయితే ఆ రోజు నేనేంటంటే, కరీంనగరు క్యాంపెళ్ళానన్నమాట. అయితే క్యాంపెళ్లి మా తాలూకా డ్యూటీ ఏంటంటే, ఆహ్, ప్రతి బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసుకు వెళ్లి, వాళ్ళకేమో అచ్చి, మా తాలూకా ఏది డిపార్ట్‌మెంట్ అన్నమాట ప్రమోట్ చేస్తున్నారు. అంటే పాపులరైజ్ చేసినటువంటి విషయాలన్నీ వాళ్ళకి చిన్న లెక్చర్ అదివ్వటం. తర్వాత కొన్ని మా పెస్టిసైడ్స్ అవి ఉంటాయి. పొలాల్లోని వాడేటువంటివి. ఏ ర్యాట్స్ వాటిని కంట్రోల్ జేయడానికి దానికి వాడేవి, అలాగే ఇళ్ళలోనేమో స్టోరేజ్ స్ట్రక్చర్స్‌లోని ఫ్యూమిగేట్ చేయడానికి, వాడేటువంటివి. ఎథిలిన్ డైబ్రామైడ్ అని.
నిజంగా. ఓహ్! హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అన్ అంటే ఇది. ఇది ఎలాంటి డిపార్ట్‌మెంట్ అంటారు? ఇది అగ్రికల్చరల్ లాంటి డిపార్ట్‌మెంటా అండి?
ఆ! <clears throat> ఆ! అది అగ్రికల్చర్‌కి రిలేటెడు. అయితే ఆ అగ్రికల్చరేమో అచ్చి, పంట పొలంలోనేమో పంట పండడం, దాని మీదేమో ఫోకస్ జేస్తుంది. మేమేమో మాది సేవ్ గ్రైన్ క్యాంపెయిన్ అని, అప్పుడేమో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ ఒక కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసింది. హైదరాబాద్‌లోని. అలాగే మిగతా స్టేటులు కూడాను, ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద స్టేట్‌లన్నిట్లో కూడా, అలాగే ఆఫీసులు ఓపెన్ జేసింది. అప్పుడు మాకేంటంటే, మా తాలూకా మోటో ఏంటంటే, ఆహ్, జనరల్‌గా రైతులేమో పంట పండించి, వాళ్ళ దగ్గర ఇళ్ళలో నిల్వ చేసేటువంటి ధాన్యాలు. ఆహార ధాన్యాలేవైతే ఉంటాయో, వాటిలోని నష్టాలు నివారించడం అన్నది ముఖ్యమైనటువంటి ధ్యేయం. <sniffs> అయితే
ఓకే. ఓహ్! హుహు. ఆ! అంటే ఇప్పుడు మీరన్నట్టు ఇది ఇప్పుడు ఈ సంక్రాంతి పండక్కి పంట పంట ఇంటికొస్తుంటది. వీళ్ళు ధాన్యాగారంలాగా ఒక దగ్గర ఆహ్, నిల్వ జేసినప్పుడు ఎలుకలు, ఇలాంటి వాటి బాధ తప్పించడం లాంటిదా?
అవును. ఆ! అవునండి. ఎగ్జాక్ట్ అదేనండి. <sniffs> ఆ! అయితే వాటికేమో, కొన్ని మందులు అన్ని వాడితే గాని, తప్పదు. ఇప్పుడు ఎలుకలున్నాయనుకోండి పొలాల్లోని, వాటన్నిటిని చంపాలి అనేసంటే, ప్రత్యేకమైనటువంటి ఒక కెమికలుంది. అదేంటంటే అల్యూమినియం ఫాస్‌ఫైడ్. అది పొలాల్లోని కన్నాలు ఎలుకలేమో కన్నాల్లో ఉంటాయి పొలాల్లోని. ఆ కన్నాలేమో లోపల సొరంగాలు జేసుకొని ఉంటాయి. ఇప్పుడా సొరంగంలోకి ఆ కన్నం ద్వారానేమో అచ్చి 2 ట్యాబ్లెటులు వేశాం అనుకోండి. అవి అరగ్రాము ద దాదాపు అంటే వ 1.5 గ్రామ్స్ అనమాట. అందులోను వేస్తే, ఆ డోసెమో ఆ కన్నంలోని గ్యాస్ అనమాట. ఆహ్, రిలీజ్ అవ్వడానికి సరిపోతుందనమాట. <sniffs> అయితే
ఓహ్! ఓకే. ఓకే. నిజంగా. హ్మ్. ఆ! ఓహో! అంటే ఇది గ్యాస్ రిలీజ్ జేసే టాబ్లెట్స్ అన్నమాటవి.
ఆ! ఫాస్‌ఫిన్ అనే ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది ఆ టాబ్లెట్స్‌లోంచి. <sniffs> ఆ! టాబ్లెట్‌లో
హ్మ్. అంటే ఇది నివి వీటిని నీటిలో వేస్తారా? నీటిలో వేసినప్పుడే రిలీజ్ అవుతూ ఉంటుందా. అది గ్యాస్?
మనం నీటిలో వేస్తే చాలా క్విక్‌గా రియాక్షన్ కంప్లీట్ అయ్యి. ఒకమారన్నమాట రిలీజైపోతుంది. అలా కాకుండాను, ఆ కన్నంలోనే పొడిగానే వేసిన, గాలిలో ఉండే మాయిశ్చర్ ఉంటుంది గదా! అది అబ్జార్బ్ జేసుకొని
ఆ! దానిది ఆ తేమ శాతం నీటిలాగా పనిజేసి, ఈ దాని నుంచొచ్చేటువంటి కెమికల్‌ని రిలీజ్ చేస్తుందన్నమాట.
అవును. ఫాస్‌ఫిన్, గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ ఏమో స్లోగా లోపలేమో అచ్చి, స్ప్రెడ్ అయ్యి, ఆ ఎలుక పడుకున్నా, నిద్రపోతున్నా, ఏం జేస్తున్నా సరే, గ్యాస్ పీల్చి ఇప్పుడు మనం ఆ కొంత కాలం క్రితం ఏమో భోపాల్ గ్యాస్ అని చెప్పి. ఆహ్, ఆహ్, మిక్ గ్యాస అనే సంఘటన విన్నాం గదా! అంటే ఆ గ్యాస్ స్ప్రెడ్ అవితే ఇళ్లల్లో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే పోయారు. <sniffs> హ్మ్. సో, ఇది కూడా అలాగే అనమాట. అది మీథైల్ ఐసోసైనైట్ అనేటువంటి గ్యాసు ఆ భోపాల్ గ్యాసు. ఇదేమో ఫాస్‌ఫిన్ అనేటువంటి గ్యాసు. ఇలాంటివేమో అచ్చి ఆహ్, ఈ గ్యాస్ ప్రత్యేకంగా ఈ టాబ్లెట్లు, ఇవీనేమో మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్‌లోని ఆహ్, ధాన్యాల కంటే మన ముఖ్యంగాను, ఇవి గోధుమలు, అ అలాగే రైసు, ఇవి ముఖ్యంగా వాళ్ళు స్టోర్ చేసేవి. వాటికి కూడా పురుగులు పడితే ఈ గ్యాస్ ఉపయోగించే ఫ్యూమిగేట్ చేసి వాటిని కంట్రోల్ జేస్తారు. <sniffs> అయితే
ఆ! చాలా పెద్ద సంఘటన జరిగిందది. అవును. అవును. ఆ! ఆ! ఓకే. హ్మ్. మరి అంటే మీరన్నారు నిజమే. ఇప్పుడు మీరన్నట్టుగా ఇటువంటి టాబ్లెట్స్ వేసి ఈ ఎలుకల్ని పొలాల్లో చంపుతూ ఉంటారు. కానీ మనకు నిజంగా న్యాచురల్ వే‌లో ఇప్పుడు ఈ ఎలుకల్ని, ఈ జర్రిపోతులని ఇలాంటి పాములు సహజంగానే తినేస్తుంటయి గదా! పొలాల్లో రాకుండా గూడా. అండ్ మరి నిజంగా టాబ్లెట్స్ అవసరమంటారా?
అదీ అవసరం అంటే ఇప్పుడెలా ఉంటుందంటే బయ ఆహ్, నేచర్‌లోని అబండెన్స్ ఉంటుంది. ఇప్పుడు చెట్లేమో ఒచ్చి చాలా అబండెంట్‌గా ఉంటయి. చెట్ల మీద తిని బతికేటువంటి హెర్బివోర్స్ ఏమో బతుకుతయి. అసలు హెర్బివోర్స్ సంఖ్య పెరిగిందనుకోండి అవన్నీ చెట్లు ఫినిష్ చేసి ఇవి చచ్చిపోయిన అంతరించిపోయిన తర్వాతన అవి కూడా అంతరించిపోతాయి. కాబట్టి ఆహ్, దాన్నేవంటారు? ఈ పిరమిడని ఉంటుందండి. ఫుడ్ పిరమిడ్. ఆ! ఆ పిరమిడంటే బాటమ్ లెవెల్‌లో ఎక్కువగా ఉండాలి. రాను రాను అది. కాబట్టి ఈ జర్రిపోతులు అవి ఎలుకలను కంట్రోల్ చేసేంత వరకు మనం ఆగుతే మన పంటేమో నాశనమయిపోతాయనమాట. అందుగురించి ఇలాంటివి, ఇలాంటివి చేయాల్సిందే. అయితే విషయానికొస్తే <sniffs> మేము ఆ విధంగానేంటంటే బీడీఓ ఆఫీసులన్నిటికి ఒక్కొక్క బ్లాకు. కరీంనగర్‌లోనే దాదాపు అప్పుడు 15 ఎన్నో బ్లాకులుండేవి. <sniffs> ఒక్కొక్క బ్లాక్ అనమాట సిరిసిల్లా, ఇంకేవేవో ఆ వాటన్నిటికినేమో ఒచ్చి వెళ్ళేవాళ్ళం. <sniffs> అయితే వెళ్లడంలోనే మా దగ్గర బఎ స్టార్టింగ్ ఏమో హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు ఈ కెమికల్సు, లోడు, లగేజంతా ఉంది. <sniffs> అంటే బస్సులో వెళ్ళాం ఇక్కడి నుంచి బస్సు దిగి ఆహ్, మరి ఈ లగె
హ్మ్. ఓకే. ఆహా! ఓహ్! ఓకే. ఓకే అండి. అవును నిజంగా. చాలా చక్కగా జెప్పారు. కరెక్ట్. ఆ! హుహు. మీరు అసు సే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునేవారా మరి మీరు?
అవన్నీ సీల్డు డబ్బాలుంటయి. అవేం పర్వాలేదు ఆ సీల్డ్ ఓపెన్ చేసి ఆ టాబ్లెట్ తీస్తేనే గ్యాస్ ఉంటుంది. <sniffs> సో అవన్నీ వివ్ ఆ! అవన్నీ వాళ్ళకి వివరించడం కోసమని జెప్పి వాటికి డిమాన్‌స్ట్రేట్ చేయడం కోసమని మేము బీడీఓ ఆఫీసులకెళ్లి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్‌టర్న్ ఆహ్, రైతులకేమో అవి పాస్ ఆన్ జేసేవాళ్ళనమాట. అయితే అప్పుడేమో మా దగ్గరేమో ఆఫీస్ నుంచి బయలుదేరాం కదా! ఫస్ట్ బ్లాక్ కెళ్ళే సరికల్లా అక్కడ <sniffs> ఆహ్, బస్సు దిగి కొంచెం ఈ లగేజీ అది పట్టుకోవాలి కదా! పట్టుకుని ఆ బ్లాకాఫీస్ దాకాను వెళ్ళటం, రిక్షావో ఏదో తీసుకొని వెళ్ళటం అదే ఆ రోజుల్లో అనమాట అలా చేసేవాళ్ళం. అయితే నేను, నాకొక అసిస్టెంట్ ఉండేవాడనమాట. ఆ అసిస్టెంటేమో నాకు హెల్పరు. నేనేమో బీ బీడీఓ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత వాళ్ళందరికినేమో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకేమో ఈ డిమాన్‌స్ట్రేషను, లెక్చరు అన్ని ఇచ్చేవాడిని. అయితే మా అసిస్టెంట్ ఈ మందులు ఇవన్నీ పట్టుకోడానికి సంచి ఇది పట్టుకోడానికి ఒక అసిస్టెంట్‌నేమో ఆఫీస్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఒక టెక్నికల్ ఆహ్, ఆ! ఆపరేటర్.
అవు అ తీస్తేనే ఒస్తుంది. ఓకే. ఓహ్! అవును. ఓకే. హ్మ్. అంటే మీకు అంటే మీకీ బరువు ఇవన్నీ ప్రొడక్ట్స్ ఇవన్నీ తీసుకెళ్లడానికి మీకొక అసిస్టెంట్ లాగనమాట.
ఆ! అబ్ ఆయిక్ మరి అన్ని ఆ! అన్ని బ్లాకులకి కొంచెం కొంచెం శాంపుల్స్ ఇవ్వాలి కదా! <sniffs> ఇప్పుడు మెడికల్ రిపెండేటివ్‌లు డాక్టర్‌లకి శాంపుల్స్ ఇచ్చినట్టు. హ్మ్. వాళ్ళ దగ్గరేమో చి చిన్న బ్యా‌గ్‌లో ఉంటుంది.
ఆ! ఖచ్చితంగా! <chuckles> నిజంగా. వాళ్ళు వాళ్ళు బ్యాగులు బ్యాగులేసుకొని తిరుగుతూ ఉంటారు. మీరు అలా హ్మ్.
ఆ! సేమ్ మేము కూడా అలాగే వెళ్ళేవాళ్ళమనమాట మేమిద్దరమును. అయితే కొంచెం స్టార్టింగ్‌లో బరువుంటుంది చివర్లో అందరికీ పంపిణీ జేస్తే ఆ బరువు అయిపోతుందది. ఈ ఆ! ఇంకేమి ఉండదు. మా సామాన్లు మేము పట్టుకొని ఒచ్చేయడమే. అయితే, నా దగ్గర ఒక ముస్లిం కుర్రాడనమాట ఉండేవాడు. అప్పుడు అసిస్టెంట్ కింద. అంటే హైదరాబాదులో నేక్కువగానేమో ఒచ్చి వాళ్ళే ఉండే వాళ్ళు మా ఆఫీస్‌లో ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ముస్లిమ్స్ ఉండేవాళ్ళప్పుడు అబ్బాయిలు. <sniffs> అయితే అతనేం జేసేవాడు ఇవన్నీ పట్టుకునేవాడు. కానీ నేనోటి గమనించాను. అతను రంజాన్‌లోను రోజాలో ఉన్నాడనమాట. అయినా సరే అవన్నీ పట్టుకుని మోస్తుంటే నాకే చాలా ఇదనిపించింది. అసలేమి తినడు మనం టిఫిను, లంచి ఇన్నేమో తింటుంటాం. మా ఆహ్, అతను ఉపవాసంలో ఉండి ఇవన్నీ మోయడం ఏంటని నాకు చాలా బాధనిపించింది. అప్పుడేమో నేనేమో కొంచెం షేర్ చేసుకుంటుంటే ఆ! ఒద్దు సార్ నేను పట్టుకుంటానని చెప్పి చాలా అంటే అతని రెస్పెక్టు అతని తాలూకా డ్యూటీ అన్న భావన అతనికుంది. <sniffs> కానీ నాకేమో ఒచ్చి మానవతా దృక్పథం. మేమిద్దరం ఒక టీము. ఆ టీమ్‌లోనేమో ఒచ్చి ఇలాగనమాట. అంటే అతనున్న మామూలుగా ఉంటే భోజనాలు జేస్తే పర్వాలేదు. <sniffs> కానీ ఇటువంటి పరిస్థితుల్లోనేమో నాకు ఇన్ హ్యూమన్ అనిపించింది. హ్మ్. దారన్ దాంతోటి నేను లగేజీ కొంత తీసుకొని పని జేస్తే <sniffs> అతనికి నా మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిందనమాట. ఇంకా శ్రద్ధగా నన్ను మార్చాడు. సో ఒక్ ఆ! కలిసి ఒకళ్ళకొకళ్ళు ఒక శ్రమనేమో ఒచ్చి మనం పంచుకుంటే అదేమో ప్రొడక్టివిటీ‌ని చాలా పెంచుతుంది అనే అభిప్రాయంతోటి అప్పటి నుంచి నా తాలూకా దృక్పథం. టీమ్‌లో అందరిని రెస్పెక్ట్ చూడడం దాంతోటి వాళ్ళకి మన మీద రెస్పెక్ట్ పెరుగుతుందండి. అప్పుడేమో ప్రొడక్టివిటీ ఇంప్రూవవుతుందండి.
అళ్ళు తేలిక, తేలికగా అయిపోతుండది. ఓహ్! హ్మ్. ఓకే. ఆ! ఆ! వాళ్ళు ఉపవాసం జేస్తారు. ఆ! ఖచ్చితంగా! నిజంగా. నిజంగా. ఆ! మీతో కలిసిపోయారనమాట. సార్ మంచివారని జెప్పేసి. నిజంగా. ఇంప్రూవవుతు నిజంగా మీరు అంటే కలిసి పని జేయడమనేది మీ దృష్టిలో ఎలా ఉంటుంది? <sniffs> అసలు నిజంగా మీరు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు? అనేది మీ అనుభవాలతోనే చాలా చక్కగా వివరించారు. కుదిరితే మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.